ఈ మధ్యకాలం పిల్లలకి ఆ సంస్కృతి అనేది అసలు తెలియడం లేదు. ఆహ్, ఆ ఈ మధ్యకాలం పిల్లలల్లో ఎలా చెప్పాలి? తల్లిదండ్రులు కూడా చాలా వరకు చెప్పట్లేదు. సో, మీ పిల్లలకి సంస్కృతి నేర్పేటప్పుడు అది కేవలం రూల్స్ కాకుండా, అంటే కొంతమంది రూల్స్‌గా చెప్తారు. సో, మీరు ఏదైనా కథలు చెప్పడం గాని, లేపోతే పాటలు వినిపించడం గాని, లేదంటే లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని గాని ఏమైనా చెప్తారా?
హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. ఆ! ఆ! అంటే ఈ సంస్కృతి అంటే నాకు మా పాప చిన్నతనం గుర్తొస్తుందండి. తనకి 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఆహ్, కోవిడ్ టైమన్నమాట. అయితే, ఎక్కువగా ఇంట్లో ఇండోర్స్‌లోనే ఉండేది. యాక్చువల్‌గా స్కూల్లో జాయిన్ జేశాము. 1 మంత్ వెళ్ళింది. తర్వాత లాక్‌డౌనని చెప్పేసి ఇంట్లోనే ఉండిపో పోయారు కదా! పిల్లలందరూ. అలా తను కూడా ఇంట్లోనే ఉండిపోతే ఆహ్, ఇక నాతోపాటే ఉంచుకొని, తన ఖాళీ సమయంలో దేవుడి పాటలు ఆహ్, ఆహ్, మన సంస్కృతికి సంబంధించిన కొంచెం దేవుడి పాటలు, కొంచెం ట్రెడిషనల్ సాంగ్స్, కొంచెం అలా నేర్పిచ్చా అన్నమాట. ఆహ్, సంగీతంతో కూడుకున్నవి.
హ్మ్. ఓహో! అవును. హ్మ్. ఓకె సడన్‌గా ఓకే. అలా సడెన్‌గా నేర్చుకోవడం ఏమన్నా ఇబ్బంది పడిందా పాప? లేదంటే ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయిందా?
అంటే ఫ్ స్టార్టింగ్‌లో ఎక్సైట్‌మెంట్‌గానే ఉంటది. ఒక ఫస్ట్ ఒక పాట తీసుకున్నప్పుడు, ఆ పాట 1, 2 లైన్స్ వరకు ఎక్సైట్‌మెంట్‌తోనే నేర్చుకుంటది. నెక్స్ట్ 3, 4 లైన్స్ నేను కొంచెం తనను కూర్చోబెట్టి చెప్పించాల్సొచ్చేది. సో, అంతవరకే. ఓన్లీ పల్లవి వరకే నేర్పించేదాన్ని. చరణం ఒదిలిపెట్టేసేదాన్ని. సో, పల్లవి వరకే కాబట్టి తనకంత కష్టంగా అంతా ఏం నేర్చుకోలేదు. ఆహ్, తర్వాత నెక్స్ట్ పాటెళ్తాం కాబట్టి కొత్త పాట కాబట్టి తనం ఆటోమేటిక్‌గా మళ్ళీ ఇంట్రెస్టే చూపించేది. ఇలా చూపించినప్పుడు అందరూ తన ఆహ్, తన పాటని వీడియో రికార్డ్ చేసేసి అందరికి పంపించా అనమాట! అందరూ పాపని, "అబ్బో! భలే బా ఆహ్, భలే బాగా పాడుతుంది! ఈ ఏజ్‌లో అసలు మాటలే సరిగ్గా రావు. అట్లాంటిది అంత స్పష్టంగా మాట్లాడుతుంది, పాడుతుంది" అన్నట్టుగా అనేవాళ్ళనమాట. ఆహ్, అలా ఫస్ట్ ఫస్ట్ తనకి
హ్మ్. <chuckles> ఓకే. హ్మ్. ఓహో! ఆ! అవును. అవును మళ్ళీ కొత్తగా అవును కొత్తగా నేర్చుకునే ముందే చాలా పర్ఫెక్ట్‌గా పాడడం అయి మా సా సహజంగా మామూలు విషయం కాదు.
ఆ! హ్మ్. అవును, అవునండి. అంటే ఇగ తను ఇంట్రెస్ట్‌గా కూర్చొని ప్రాక్టీస్ చేసిందండి. తర్వాత మా బాబొచ్చిండు. వాడికి నేర్పించలేకపోయా. వాడస్సలు కూర్చునేవాడు కాదు. ఆ! ఆహ్, తనంటే పాప అంటే చక్కగా కూర్చొని నేర్చుకునేది ఇంట్రెస్ట్ కొద్ది. వీడస్సలు నేర్చుకోవట్లేదు. అడిగే అడిగేవాళ్ళు మా హస్బెండు, "బాబు గూడా నేర్పియొచ్చు కదా పాటలు ఆహ్, దేవుడి పాటలు" అట్లా అడిగేవారు కానీ, వాడు నేర్చుకోవట్లేదు. నేనేం చేసేది? వాడొక పట్టన కూర్చోట్లేదు ఫస్టు అని చెప్తుండేదాన్ని.
<giggles> ఓహో! హ్మ్. ఆహ్ హుహు. మీరు హ్మ్. మీరు నేర్చు మీరు మీ పాపకి నేర్పే సమయంలో మీ బాబొచ్చి డిస్టర్బెన్స్ చేయడం గాని అలా చేసేవాడా?
ఆ! అహా! లేదండి వాడప్పటికింకా పుట్టలేదు. సో, పాపొక్కతే ఉంది కాబట్టి ఫ్రీగా కంఫర్ట్‌గానే నేర్చుకుంది తను.
ఓకే. ఓకే. హుహు. ఇలానే పాటలు సంస్కృతి కాకుండా ఆహ్, వాళ్ళింట్లో కొన్ని ఉంటాయి గదా! డైలీ చేసే పనులు అంటే, దీపం వెలిగించడం గాని, లేదంటే ప్ర ప్రాణాయామం చేయడం అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ లేదంటే ఉంటాయి గదా! అలా ఏమన్నా చెప్పేవారా?
హ్మ్. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అవును, అవునండి. ఆ! అయితే ఈ మాములుగానే మేము కొంచెం గుళ్ళకెక్కువ వెళ్తుంటాం. వారానికి, 10 రోజులకి, లేకపోతే నెల రోజులకి ఒకసారన్నా. అబ్బో! తనకు భలే ఇష్టం దేవుడి భ ఆహ్, దేవుడి భక్తెక్కువ. మేము అలా మాములుగా దండం పెట్టుకొని వచ్చేస్తామా, తిను కాసేపు అట్లా కళ్ళు మూసుకొని ఏదేదో మంత్రాలు, శ్లోకాలు చెప్తుంటది, శ్లోకాలు చెప్పించా కదా నేను ఆల్రేడీ చిన్నప్పుడే అవన్నీ చెప్తూ ఉంటది. తను నేను అనుకునే దాన్ని అనవసరంగా నేర్పించింది దీనికి, ఇంత సేపు వెయిట్ చేయాల్సొస్తుంది దీని శ్లోకం అంతా ఫినిష్ అయ్యేవరకు అనే అనుకునేదాన్ని.
ఓకె. ఆహా! నైస్. <giggles> ఆ! ఆ! అవును. <giggles> హ్మ్. అది కూడా ఒక టాలెంటని మీరు గుర్తించలేకపోయారా మరి?
ఆ! అంటే <sniffs> ఆహ్, ఇప్పుడు ఒక గుడికేళ్తే చాలామంది దేవుళ్ళుంటరు కదండీ! వినాయకుడు ఉంటాడు, వెంకటేస్వర స్వా అన్నీ దేవుళ్ళు ఒకటే గుళ్ళో ఉంటారు గదా! ఒక్కొక్క దేవుడి దగ్గర చెప్తూ ఉండేది ఆ శ్లోకాన్ని. లేటయిపోయేది. <giggles> ఆ! అట్లా
మెయ్యం హ్మ్. హ్మ్. వామ్మో! సమయం కొంచెం ఇగ లేటయిపోయేదేమో మీకు?
ఆ! లేటయిపోయేది. ఒక్కటే దేవుడు ఉన్నాడంటే గుళ్ళో ఓకే! టక్కున ఆ ఆ శ్లోకం జెప్పేసి ఒ ఎళ్ళిపోవచ్చు. కానీ, అన్ని దేవుళ్ళు ఉంటరు గదా! సో, ఇతనకి కొంచెం ఆ భక్తి ఎక్కువే. మామూలుగా పండగలప్పుడు గూడా ఆ! మంచిగా రోజు వేసే డ్రెస్సులు గాకుండా, కొంచెం పట్టు లంగా, జాకెట్ అని, లేకపోతే ట్రెడిషనల్ డ్రెసెస్ అని అలా వేస్తూ ఉంటా అనమాట. తనకి గూడా అట్లా రెడీ అవ్వడం ఇష్టం. యాహ్! టాప్ టు బోటం ఇగ కొంచెం పెద్ద పండగలో, ఫంక్షన్స్ అయితే, టాప్ టు బోటం ఆ! రెడీ జేస్తా తనని. ఇట్లా ఆహ్, అప్ పైన పాపిడి బిళ్ళ దగ్గర నుండి, కింద పంచలోహ పట్టీల వరకు అన్నీ ఆహ్, తనికి సమకూర్చి రెడీ జేస్తా. అట్లా చిన్నప్పటి నుండి ఇలా రెడీ జేస్తూ ఉన్నందుకో ఏమో, ఈ కాలం పిల్లలెక్క తను ఒద్దు అని జెప్పదు. "ఆ చెయ్యమ్మంటది రెడీ జెయ్యి," అని అంటది ఇంటరెస్ట్ కొద్ది.
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఆ! అబ్బా! క్యూట్. ఆహా! హుహు. ఆ! అంటే ఏంటంటే, మీరు చెప్పినట్టే మీరు ఆన్ మీరు జెప్పినట్టే, ఈ కాలం పిల్లలేంటంటే చాలా సంస్కృతిని పాటించరు. ఆహ్, మీరు చెప్పినట్టే. ఆహ్, రెడీ అవ్వడం గాని, అలా పట్టు లంగాలేసుకొని, అన్ని నగలు పెట్టుకొని అలా ఇంట్రెస్ట్ చూపరు. కానీ, మీ పాప చూపుతుంది కదా చాలా గ్రేట్. <chuckles>
ఆ! ఆ! అవును. అవును. ఆ! ఆ! ఆ! <chuckles> ఆ! అందులోనూ ఇప్పుడు దే ఆహ్, ఇంట్లో దేవుడికి మొక్కుతున్నామనుకోండి పండుగల సమయంలో, దాన్ని తప్పకుండా తన పాటగా ఒస్తది నా పక్కన నిల్చుంటది, దండం పెట్టుకుంటది. ఇగ మా బాబొస్తాడు, గంట డ్యూటీ అనమాట వాడిది. వాడికి భక్తి ఉంటదో లేదో, గంట మాత్రం కొట్టాలి వాడే. <chuckles> ఆ! ఒస్తాడు. అవును. ఎప్ ఇట్లా అగర్బత్తిలు తీస్తూ ఉంటా, తీస్తూ ఉండగానే ఆహ్, అమ్మ, "నేను, నేను" అనుకుంటూ ఒచ్చి గంట తీసుకుంటడు.
ఆ! హుహు. <giggles> గంట కోట్ గంట కొట్టడానికొస్తాడన్నమాట. హుహు. హుహు. అది మళ్ అది ఆహ్, వ అతని పని. రోజు వచ్చి పూజలో గంట కొట్టడం అనేసి. మీరెప్పుడైనా ఏమైనా అన్నారా అతన్ని మరి గంట కొట్టకూడదు, వచ్చి కావాలంటే పూజ చెయ్యి అనేసి?
అవును. ఆ! తన డ్యూటీ అనుకుంటడు. హ్మ్. ఆహ! ఆహా! నేనేం జేప్పలేదు. వాడు పాపం ఇంట్రెస్ట్ చూపిసి ఇదన్నా ఇంట్రెస్ట్ చూపిస్తుండు గదా! అని జెప్పేసి వదిలేసేదాన్ని. ఎందుకంటే మా పాప అంత ఇంట్రెస్ట్‌గా వీడు ఉండేవాడు గాదు. ఏయ్ ఇట్లాంటియి ఎ ఏమైనా ఉరుకులు పరుగులు ఇలా ఉంటే వాడికి నచ్చిది. ఇట్లా సైలెంట్‌గా కూర్చొని శ్లోకాలు చదవాలి, పాటలు బాడాలంటే ఆహా! వాడికి సె‌ట్టే అవ్వదు. సరే గంటన్నా కొడుతున్నాడు ఓకేలే అని వదిలేసేదాన్ని.
హ్మ్. ఓహో! ఓకే, ఓకే. హుహు. ఇప్పటి కాలంలో పిల్లలేంటంటే మళ్ళీ ఫోన్లకి అలవాటయ్యి. చాలా సమయం కుటుంబంతో గడపడం అనేసి మానేశారు. అంటే మీ మీ పిల్లలల్లో అంటే కూర్చోబెట్టుకొని పాత కథలు గానీ, పురాణాలు గాని, లేదంటే ఇంట్లో తాతయ్య అమ్మమ్మ ఉంటే వాళ్ళు చెప్పే స్టోరీస్ వినడం గాని అలా జేస్తారా?
హ్మ్. అవును. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! చేస్తారండి. అన్నీ ఉంటాయండి. అంటే వాళ్ళు టీవీ గూడా బానే జూస్తరు. టీవీ ఉంటే పక్కనుండి పిలిచినా వినబడదు. ఆ! అంతా లీనమైపోయి జూస్తారు. ఆ! ఎక్కువ 'నరసింహ' మూవీ అని చెప్పేసి ఆ స్టోరీస్, ఆ! అట్లా జూస్తారనమాట. అయితే ఆహ్, వాళ్ళేంటంటే నైటయ్యేసరికి మా అత్తయ్యగారి దగ్గరన్నా, మా అమ్మగారి దగ్గరన్నా స్టోరీస్ వింటూ ఉంటారు. మా అమ్మగారేమో రామాయణం ఆ స్టోరీ చెప్తూ ఉండేవాళ్ళు. మా అత్తగారేమో శివుడి స్టోరీ. ఆహ్, ఆ నరసింహ. ఆహ్, నరసింహ అవతారం స్టోరీ ఆహ్, చెప్తూ ఉండేవాళ్ళున్నమాట. సో అట్లా వింటూ ఉండేవాళ్ళు. వాళ్ళట్లా వ పిల్లలకి అట్లా నిద్రబోయే ముందు ఇవన్నీ విని నిద్రబోవడం ఇష్టం. సో ఇప్పుడు, ఇప్పుడు మేము వేరే ప్లేస్‌కొచ్చాము. ఇక్కడేమో ఆ స్టోరీస్ అన్నీ దొరకవు. మేము ఆహ్, కొంచెం ఆహ్, బుక్ రీడింగ్, స్టోరీ బుక్ రీడింగ్ అయితే చేస్తాము. దేవుళ్ళయి గాకుండా ఏదైనా నార్మల్ బుక్ రీడింగ్.
హ్మ్. అవునా? ఆ! హుహు. ఏ ఓహొ. ఆహా! ఓకే. ఓకే. మీరు, మీరు చదువుకుంటా ఓకే. మీరు చదువుకుంటూ వాళ్ళకి వినిపిస్తారనమాట స్టోరీసు.
హ్మ్. వాళ్ళకి. వినిపిస్తూ ఉంటుంది. అవును. అవును.
హ్మ్. ఓకే. మీరు ఇలానే ఇట్లా మాటల ద్వారా కాకుండా కొంతమంది యాక్షన్స్ ద్వారా గూడా సంస్కృతి వాల్యూస్ చెప్పాలనుకుంటారు. అంటే ఎలా అంటే, గౌరవం ఇయడము లేదు అంటే, పెద్దవాళ్ళ పట్ల సహనం, లేదంటే దయ జూపడం అలా. ఏమన్నా జేసారా?
హ్మ్. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అంటే మామూలుగా, మామూలుగానే ఇంట్లో, ఈ ఇంట్లో ఆహ్, ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం గానీ, ఆహ్, హగ్ చేసుకోవడం గానీ ఇయన్నీ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఒకవేళ ఆహ్, మా పిల్లలే ఒకవేళ పట్టించుకొకుండా టీవీ చూస్తున్నా, అట్ల లీనమైపోయి ఉన్నా గూడా నేను చెప్తా. ఏంటి? నాని వాళ్ళు వచ్చారు, అమ్మ వాళ్ళు వచ్చారు దగ్గరకేళ్ళలేదు ఏంటి? అడగలేదేంటి? బాగుండ్రా అని అడగలేదేంటి? అడగాలి గదా! అని మధ్యమధ్యలోనే నేను ఇట్లా హింట్సిస్తూ ఉంటే, వాళ్ళు క్యాచ్ చేసుకొని ఓకే అడగాలి కదా! చెప్పాలి కదా! అన్నట్టు వాళ్ళు అర్థం చేసుకొని దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అంతే గాకుండా ఏదైనా పండగలొచ్చినా గూడా బర్త్‌డేస్ అట్లా వచ్చినా గూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టిపిస్తా.
హ్మ్. ఓకే. హ్మ్. ఓహో! వావ్! అది కూడా చాలా మంచి పద్ధతి.
ఆ! వద్దు అని అంటారు. ఆహ్, పెద్దవాళ్ళు వద్దులేమ్మా ఎందుకు అని అంటారు కానీ. నాకేంటి అంటే అది అలవాటు చేసుకోవాలి కదా! ద దండం పెట్టగానే ఏదో కింద పడిపోతుందని కాదు, తక్కువైపోతున్నామని కాదు. అంటే ఆ గౌరవం, ఆహ్, ఆ భక్తి భావం కూడా ఉండాలి కదా! అలా ఉంటే కూడా మనిషికి కొంచెం గర్వం లేకుండా, కొంచెం ఆహ్, డౌన్ టు ఎర్త్, ఆహ్, నేల మీద నిలబడుంటాడని నా ఫీలింగ్.
ఆ! అవును. నిజం. అవును. గౌరవం. అవునా! నిజంగా! అది ఎందుకంటే పిల్లలని చిన్నప్పటినుంచి వాళ్ళకి నేర్పియడం ద్వారానే పెద్ద కూడా వాళ్ళు అలా చేయడం ఆసక్తి, ఆసక్తి చూపిత్తారు. లేపోతే ఆ నాకేంటి! ఈగో, ఈగో వచ్చేస్తదన్నమాట వాళ్ళకి మధ్యలో.
ఆ! అవును. ఆ! ఇగ "మొక్కై వంగనిది మానై వంగిద్దా," అంటారు కదా! ఇప్పుడు నేర్పియకపోతే పెద్దయిన తరువాత కొంచెం ఆహ్, ఫ్రెండ్స్ సర్కిల్ అనేది మారిపోతది. తప్పకుండా మనతో గడిపే సమయం కంటే ఫ్రెండ్స్‌తో గడిపే సమయమే ఎక్కువుంటది. ఆ టైమ్‌లో వాళ్ళ ఇన్‌ఫ్లుయన్స్ మన పిల్లల మీద ఎక్కువ పడుతది. అటువంటి సమయంలో మనం చెప్పేది వాళ్ళకి వినబడనే వినబడదు. అందుకే ఇప్పుడే కొంచెం అలవాటు చేశామంటే పోను పోను అది వాళ్ళకి ఆ! అలవాటుగా మారిపోతది. మనం చెప్పాల్సిన అవసరం లేదు. దండం పెట్టమ్మ పెట్టమని సలహా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్‌గా వాళ్ళే పెట్టేస్తారు.
ఆ! అవును. హ్మ్. మారిపోతది. అవును. అవును. హ్మ్. అవును. నిజం. హ్మ్. అవును. అంటే ఇప్పుడు పిల్లలు పెరుగుతున్న కొద్దీ మన సంప్రదాయాలు అంటే నెమ్మదిగా ఆసక్తి తగ్గిపోవచ్చు. అప్పుడు మీరు వాళ్ళని ఎలా రీ కనెక్ట్ జేస్తారు అంటే ఆ సంప్రదాయాలకి?
హ్మ్. అంటే మన సంప్రదాయాల్ని గుర్తు జేయడానికి నెలకో పండగన్నా ఉంటదండి. అంటే ఇప్పుడు ఏ కార్తీక మాసమనో, లేకపోతే దసరా, దీపావళి, సంక్రాంతి, ఆటోమేటిక్‌గా లైన్‌లోకి వస్తూనే ఉంటారు. ఆహ్, అసలు మర్చిపోవడం కాన్సెప్టే ఉండదు మనకున్న పండగలకి, సంప్రదాయాలకి.
అవును. నిజంగా! హ్మ్. ఇక మనం హ్మ్. మళ్ళీ రీ కనెక్ట్. హ్మ్. రీ కనెక్ట్ అనే వర్డ్ కూడా అవసరం లేదంటారు మీకు?
అవసరమే లేదు ఉన్న సంప్రదాయాలకి.
అవును. అం ఇప్పుడు పిల్లలు భాష నేర్పడం అంటే అవు తెలుగు పాటలు గాని, కథలు, చిన్న చిన్న పద్యాలుంటాయి. అవి నేర్పడం చాలా కష్టం చిన్న పిల్లలకి. అన్నీ ఎలా ఫాలో అవుతారవి తొందరగా నేర్పాలి వాళ్ళకి అనేసి? ఎలాంటి టిప్స్ ఏమన్నా యూస్ చేస్తారా?
హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అంటే మా పిల్లలకి అదే నేను శ్లోకాలు చెప్పిచ్చానని చెప్పా కదా! అప్పుడు తనకింకా వర్డ్స్ కూడా అంత పర్ఫెక్ట్‌గా రావట్లేవు. అప్పుడు నేను ఒక్కొక్క లెటరు చెప్పేదాన్ని. ఒక్కొక్క లెటర్ పలికి పలికి చెప్తూ ఉంటే తను కూడా పాపం కూర్చొని ఓపిగ్గా నేర్చుకుంది.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్.
అవా ఆ! మనం చెప్పేదే గాకుండా, వాళ్ళకూడా అంతో కొంత ఇన్‌ట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు గూడా నేర్చుకోగలుగుతారు.
ఆ! ఓకే. ఆహా! ఓకే. మీరు చిన్నప్ మీ చిన్నప్పటి కథలు, లేదంటే అలా జెప్పేవాళ్ళా ఇలా జరిగింది నా చిన్నప్పుడనేసి వాళ్ మీ పిల్లలకి?
హ్మ్. ఆ! <laughs> చెప్పేదాన్నండి. చెప్పేదాన్ని. అలా జెప్తూ ఉంటే వాళ్ళు గూడా కొంచెం ఇన్‌ట్రెస్ట్‌గా జెప్తూ ఉంటారు. పక్కనుండి మా హస్బెండ్ గూడా ఫన్ జేస్తూ ఉంటారు. <chuckles> ఆహ్, వాళ్ళు కూడా సరదాగా, పిల్లలు గూడా సరదాగా ఫీలయితూ ఉంటారు.
హుహు. హ్మ్. అవును. ఎందుకంటే సొంత తల్లిదండ్రుల కథలు తెలుసుకోవడమనేది ప్రతి పిల్లలకి కొంచెం హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. వాళ్ళు సంతోషంగా గూడా ఫీలవుతారు. సో మీరేప్పుడైనా మిమ్మల్ని హేళన జేయడం గాని, కొన్ని కొన్ని విషయాలలో అలా జరిగాయా?
ఆ! అవును. అవునండి. అవును. ఎవరు? మా పిల్లలా?
మీ పిల్లలు అంటే కథలు జెప్పడంలో కొన్ని కొన్ని చెప్తారు గదా! కొన్ని జోక్స్ గూడా జేస్తారు కదా! అలా అని.
ఆ! ఆ! ఆ! ఆ! నా మీద నేను జోక్ యేసుకుంటుంటా. నా స్టోరీ జెప్పేటప్పుడు చిన్నప్పటిది. చెప్తూ ఉంటే వాళ్ళు గూడా కొంచెం ఆటపట్టిస్తూ ఉంటరు. అది లిమిట్ దాటనంత వరకు ఓకే. ఒకవేళ లిమిట్ దాటుతుంది, ఓకే. ఇది కరెక్ట్ కాదు, పిల్లలు ఇట్లనడం కరెక్ట్ గాదు అన్నప్పుడు చెప్తా వాళ్ళకి.
ఓహో! యాహ్! ఓకే. మీరు ఇంట్లో ఎలాంటి ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తరండి? అంటే, ఇప్పుడు కొన్ని కొన్ని పండగలొస్తుంటే ఇలా డెకరేట్ జేయాలి అనేసి, మన పాత ఐటమ్స్ యూజ్ జేస్తారేమన్నా? దీపాలు కుంద్ కుందులు అనేసి కొన్ని ఉంటాయి గదా! ఇప్పుడు కొత్తగా నీళ్ళు పోసి దీపాలు పెడుతున్నారు. అలా ఏమన్నా యూజ్ జేస్తరా? లేదంటే పాతవి ఐటమ్స్ యూజ్ చేసి, ఇలా చేయాలని జెప్తారా?
హ్మ్. హ్మ్, హ్మ్. అవును. హ్మ్. అవునండి. అవునండి. అవును. ఆహా! అంటే ఈ ఇప్పుడు మనకి ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఐటమ్ ఉంటూనే ఉంటది. ఇప్పుడు వినాయక చవితికయితే వినాయకుడి పత్రి గానీ, గొడుగు గానీ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. దీపావళికి ఆహ్, దేవుడి దీపాలు ఉంటూనే ఉంటాయి. దీపం ముట్టించడానికి. ఆహ్, స్ కృష్ణాష్టమికి దేవుడిది ఫ్లూటు, కిరీటం, ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నా ఆల్రెడీ మా పాప పుట్టినప్పుడే. అంటే మా పాపకి వేశా ఆ కృష్ణుడి గెటప్. తర్వాత మా బాబుకి గూడా వేశా. అవ్ ఆహ్, అదే ఉన్న గెటపే మళ్ళీ మా బాబుకి గూడా వేశా. అయితే ఆ! ఇద్దరికీ వేశా. ఆ! ఇగ ఎప్పుడైతే బాబొచ్చాడో, బాబుకి కృష్ణుడు గెటప్ వేస్తున్నా. పాపకి గోపిక గెటప్ వేస్తున్నా. ఆహ్, అట్లా అట్లా జేస్తున్నా. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటమ్ ఉంటూనే ఉంటది. దే మన సాంప్రదాయాలు ఫాలో అవ్వడానికి. ఇప్పుడు బతుకమ్మనే చూసుకొండి. బతుకమ్మప్పుడు మంచిగా బతుకమ్మలన్నీ తయారు జేసి డ్యాన్స్ చేయడము ఇయన్నీ ఉంటాయి. కోలాటాలు ఆడడము ఇయన్నీ ఉంటాయి. ఆహ్, ప్రతిదానికి ఏదో ఒక ఆహ్, ఆహ్, సాంప్రదాయబద్ధమైన ఐటమ్ ఉంటూనే ఉంటుంది గాబట్టి, అది వాడి పిల్లలు కూడా ఇలా నేర్చుకోవాలి, ఇలా చేయాలి, అని వాళ్ళకి చెప్పి చూపిస్తూ ఉంటా.
అవును. హ్మ్. అవును. ఓకే. <giggles> ఇద్దరికేశారయితే? హ్మ్. ఓహో! ఓకే. అవును. హ్మ్. అవునా? చాలా అంటే చాలా బా జెప్తున్నారండి మీరు. అంటే మీ పిల్లలకి ఇలా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఆన్స‌ర్ జెప్తుంటే మీరెంత క్యూట్‌గా జెప్పారో? వాళ్ళు ఎంత క్యూట్‌గా ఫాలో అవుతున్నారో గూడా తెలుస్తుందిక్కడ. మీరు కూడా చాలా సంస్కృతిని వాళ్ళకి బా నేర్పించారు.
హ్మ్. హ్మ్. హుహు.
నేర్పిస్తూనే ఉండాలి అనుకుంటున్నాను. మీతో మాట్లాడడం గూడా చాలా బాగా అనిపిచ్చిందండి. ధన్యవాదాలు.
హ్మ్. నాకు కూడా ఇవన్నీ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. ధన్యవాదాలు. మళ్ళీ మాట్లాడుకుందాం.
తప్పకుండా.